ఆహా!
మా వాడేమో తమ్ముడికేమో నువ్వు కొత్త‌దేస్తావా? నాకేమో అన్నయ్య‌దేస్తావా? అని గొడవ.
అం‌తే వాళ్ళకి అలానే ఉంటది. అంటే వాళ్ళకి ఎలా ఉంటదంటే నేను వేరే వాళ్ళదేసుకోడమేంటి?
ఇంక ఆ!
కొత్తయి వేసుకోవాలి కదా అన్న భావనుంటది. ఇప్పుడు అదే చూసుకుంటే సస్టెయినబుల్ ఫ్యాషన్ అని చెప్పి మనము ఆహ్, వాడిందే మళ్ళీ వాడతాం. కొత్తవి కొనకుండా ఇప్పుడు త ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో కూడా మదర్ శారీస్ కట్టుకుంటున్నారు. వాళ్ళ వాళ్ళ పెళ్లి శారీసు అది ఎలా చూస్తారు మీరు?
అవును. హ్మ్. అవునవును చాలా.

ఆహా! ఓకే.
మా అమ్మ ఆ! అలా అంటాదనమాట. ఒకప్పుడు ఫ్యాషనే ఇప్పుడు మళ్ళీ అది కొర కొత్త తరాలకి అవుతుంది మంచిగా. ఆహ్, అప్పుడు పెట్టిన జాకెట్ మాడల్స్ కానీ, ఏదన్నా కానీ అప్పుడు ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నారు. చక్కగా
అంతే కదా! వింటేజ్ బాగుందని చెప్పి వింటేజు
అలా ఆ! అదే కదా! ఇప్పుడన్ని చీరెలు కూడా అండి కాంబినేషన్‌లు కూడా, ఒకప్పుడు గ్రీన్, రెడ్ అంటే, ఆ! ఓల్డ్ అనేవాళ్ళు. ఇప్పుడు, దాని కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో! రీసెంట్‌గా ఐతే సినిమాలో కూడా హీరోయిన్ వేసుకున్నారు. అదేనండి. 'ఓజీ' మూవీలో.
అవును. ఆ! ఓహ్! ఆ! అవునండి. నిజమే. అవును.
ఆ! ఆ చీర 'సువ్వి సువ్వి' సాంగ్‌లో ఏసుకున్నారని జెప్పి. ఇప్పుడు మళ్ళీ అది ఒక ట్రెండింగ్. పాతవి ఎప్పుటికైనా ఒక ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి నిజంగానే.
బాగా చెప్పారండి ఓల్డ్ ఈ స్ గోల్డ్ అని. అయితే అదే కాకుండా ఇంకా చాలా విషయాల్లో గూడా ఒక దుస్తులనే కాదు, ఆచారాల విషయాల్లో కూడా వారసత్వంగా మనకు చాలా వస్తాయి.
<giggles> ఖచ్చితంగా.

అవును.
అవి కూడా మనముప్పుడు పాటిస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడిదివరకంటే మనకి బయట ముగ్గేయడానికి పెయింటేసేసేవారు.
ఆ! ఆ!
ఇప్పుడంటే, మళ్ళీ మనకీ మ్ అది మంచిది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ముగ్గులేస్తునాం. మళ్ళిట్లాంటియి
ఇప్పుడు ముగ్గులు ఆ! ముగ్గులు ఆహ్, ఒకప్పుడు అన్ని అంతరిచ్చిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ముగ్గులు పోటీలని, మళ్ళి అవన్నీ వెలుగులోకి దీసుకొస్తున్నారండి. ఒకప్పుడు ఇళ్ళ ముందు ముగ్గులు గూడా యేయలా, ఒకా 5 ఇయర్స్ బ్యాక్.
ఆ! అంతే జస్ట్ పెయింటేసేసుకొని రోజు వాటర్ కొట్టేసేవారు ముగ్
ఆ! ఎప్పుడన్నా పండగలప్పుడు పసుపు, కుంకాలు జల్లేవాళ్ళు. ఇప్పుడేంటి అంటే, ఇప్పుడయన్నీ పోయినియండి. మళ్ళీ రోడ్లేసి ఇయన్నీ జరగడాన, చక్కగా ఎవరికి వాళ్ళు ముగ్గులు బెడతన్నారు ఇంటి ముందు గూడా.
అదే. అవును. అవును. అదే. మీరనుకుంటారా మళ్ళీ ఆహ్, మొత్తమంతా రివర్సయితుంది, అందరు మళ్ళీ పాత దారి పడతన్నారని?
హ్మ్. అవునండి. చాలా సార్లు ఈ ముగ్గు విషయమనే, ఇంకా హెయిర్ స్టైల్. చెప్పాలంటే, పాతవి అదవరకి చీర గట్టుకుంటే అందరూ నీటుగా మధ్య పాపిడి తీసుకొని జడేసుకునేవాళ్ళు, ఏ చీర కట్టుకున్నా, లంగావోణి కట్టుకున్నా. ఇప్పుడంతా చాలా వరకు హెయిర్ లీవ్ జేశారు. మళ్ళీ ఇప్పుడు అదే ట్రెండవుతుందండి, మధ్య పాపిడి తీసి జడ కుప్పులు పెట్టుకోడము, చీరకు తగ్గట్టు అలంకరించుకోడమనేది ఇప్పుడు మళ్ళీ మొదలైంది.
అవునండి. అవునండి. ఓకే. ఇప్పుడూ మనమూ దుస్తులు గురించే గాకుండా వారసత్వంగా బంగారపు ఏవన్నా ఇస్తా ఉంటారా? ఆమె గుర్తుగా ఏమన్నా ఇచ్చారా ఇచ్చారా నీకు ఏడు వారాల నగలు?
ఆ! ఈ ఏడు వారాల నగలండీ. నాకు లేవులేండి. అంత లేదు. అంటే, కొంచెం, కొంచెం చిన్న కొన్ని నగలయితే ఉన్నాయి గానీ, అన్ని నగలైతే లేవు. <chuckles>
ఓకే. ఇచ్చారా? అంటే, నీ మీకు గిఫ్టుగా ఏదన్నా ఇచ్చారా వాళ్ళు?
మా నానమ్మదీ ఆహ్, స్టడ్స్‌లా ఉంటాయి. ఇప్పుడు మనం స్టడ్సంటన్నాం గదా! జోడులు, అవనమాట. మా నానమ్మ జోడులండి ఎంతందంగా ఉండేవో. సూర్యుడు కాదు, కాదు. అసలు ఒక్క స్టోన్ గూడుండదు. రౌండుగా ఉండి బంగారము, చుట్టూతా ఏంటంటే సూర్యుడికిలాగా ఇలా ముల్లులు ముల్లులుగా, కొండలు కొండలుగా ఉంటదనమాట.
ఆ! అవునండి. ఓకే. అది రవ్వల జోడు. అవునా! ఓకే. ఓహో ఓకే.
ఆ! ఒకటి లైన్ పెద్దది, ఒక లైన్ చిన్నది. ఒక లైన్ పెద్దది, ఒక లైన్ చిన్నదిలాగా ఉంటది మోడల్.
ఓహో! ఓకే.
ఇంకవి నేను తీసుకున్నాను మా నానీనడిగి. ఇంకా నాకిచ్చారనమాట. ఇంకది నేను మాత్రం ఎప్పుడూ ఏదైనొక కొంచెం ట్రెడీషనల్‌గా పట్టు చీర గట్టుకుంటే అవే పెడతానండి. చిన్న నక్లెస్ పెట్టుకొని. అసలు లుక్కే మారిపోతుంది.
అవునా! ఓకే. అయితే, మరి మీకెలా అనిపిస్తది అట్లా ఓల్డ్ ట్రెడిషనల్‌గా మళ్ళీ ఇప్పుడు రెడీ అవ్ మీరెప్పుడన్న అలా రెడీ అయ్యారా?
ఆ! నేను ఒక మా అబ్బాయి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు రెడీ అయ్యాననమాట. వింటేజు ఫోటో షూటండి పేరు గూడా. వాళ్ళే సజెస్ట్ చేశారు ఫోటో షూట్ వాళ్ళు. అందరలా దిగుతున్నారండి, మీరు గూడా దిగుతారా అని. ఆ! దిగుతానని చెప్పి మా నానమ్మ జోడులు, మా నానమ్మది కాసుల బేరంటారే, 3 స్టెప్పులు అదే సన్నగా ఉంటది.
ఓహో! ఓకే. అవునండి. అవునవును.
అది యేసుకొని దిగాను. చాలా బా ఒచ్చాయి అప్పుడు ఫోటోలు గూడా.
ఓహో! ఓకే. అయితే మీకు నచ్చిందనమాట అట్లా రెడీ అవ్వటం.
ఆ! నచ్చిందండి. పాతలాగా ఉండడమే నచ్చిందండి బాబు, ఆ చీరలు గానీ, ఆ జోడులు. నిజ్జంగా అసల.
ఓకే. ఓకే. ఓకే. బా చెప్పారండీ. మనం మళ్ళీ కలిసి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడదాము. ధన్యవాదాలండి.
తప్పకుండా అండి. ధన్యవాదాలండి.